ఇంకోటండి ఎక్కువగాను ఇప్పుడు ఇంట్లోనే అందరం కూర్చొని బొంచేసే రోజులండి ఒకప్పుడు. ఉప్పుడు కూడ కొంతమంది భోజనం అందరూ కూర్చొని, కానీ ఫోన్లు పట్టుకుని ఉంటారు, ఆఖరికి బెడ్‌రూమ్‌లో కూడా ఫోన్లు పట్టుకుని ఉంటారు. దీన్నెలా చూస్తారు? దీన్నెలా తగ్గించాలి అనుకుంటారండి?
హ్మ్. <chuckles> మీరింకా బెడ్‌రూమ్‌లో అంటున్నారండి, నాకు తెలిసిన చాలామంది బాత్రూమ్లకి ఎళ్ళేటప్పుడు కూడా ఫోన్లు తీసుకెళ్తారండి బాబు.
అవునండి. అవునండి. అవునండి. నేను
దాంట్లోకి పాటలు పెట్టుకొని స్నానం చేయడం గాని, లేదంటే దాంట్లోకెళ్ళి ఫోన్లు చూడడం గాని, ఫోన్లు చాటింగ్లు చేయడం గాని చేసేవాళ్ళు కూడా చాలా మందున్నారండి.
అవునండి. అవునండి. అవును. అవునండి. నాకు తెలుసండి ఇది విన్నాను. ఆహ్, అయితే దీన్ని మనం ఎలా ఎలా అరికట్టొచ్చండి? ఏంటి అన్నది ఇంకా, మీ అనుభవాలు ఏవన్నా ఉన్నాయాండి?
అసలా. హ్మ్. అనుభవమంటే, ఇప్పుడు ఖచ్చితంగా అండి తినేటప్పుడు మనం అసలా ఫోను చూసుకు తింటే మనకేమెక్కుద్దండి అసలు శరీరానికి. ఆ! మనం దాంట్లో ఒక మొ ఒక మొహం అంతా దాంట్లో పెట్టి, ఇల కింద మన నోట్లోకి ఎళ్తుందో, లేదో కూడా చూసుకోవట్లేదు. ఏదో మింగేస్తున్నాం, 5 నిమిషాల్లో అయిపిచ్చేసి మళ్ళీ ఫోను చూసుకోవాలని చూస్తున్నాం.
అస్సలండి. ఏముండదండసల. ఆ! అవునండి. అవు అవు అవునండి. అవును. అవునండి. అయితే ఇది కొన్ని సందర్భాల్లో కూడా మనం చార్జింగ్ పెట్టుకొని కూడా మనం ఫోన్లు వాడతామండి. అది చాలా ప్రమాదవండి, చార్జింగ్లు పెట్టుకొని ఫోను మాట్లాడడం అది అయ్యబాబోయ్! చాలా ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదమండది. ఆహ్, అయితే ఇవన్నీ కొన్ని కొన్ని చూస్తానండి, కొంతమంది ఇలా ఛార్జింగ్ పెట్టుకొని వాడడం వల్ల, ఛార్జింగ్ పెట్టుకొని జేబులో పెట్టుకోవడం వల్ల అది ఓవర్ హీట్ అయిపోయి చనిపోయినోళ్ళు చాలా మందున్నారండి.
అసలా అవును. హ్మ్. వైబ్రేషన్సు, ఓవర్ హీటు.
హ్మ్. అవునండవును. కానీ ఇవన్నీ మనం చూసుకోనండి, మనం ఎప్పుడూను తగ్గిదు అనుబు మన చుట్టూ చాలా మంది మోసపోతున్నారు. ఇలాగ మనం తగ్గించుకోవాలి, ఇలా అని గో ప్రభుత్వాలు కూడా చాలా సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంటాయండి. కానీ ఎవ్వరు పట్టిచ్చుకోరండి.
హ్మ్. ఇస్తూనే ఉంటారా.
వూ ఆడి పో ఆడికి జరిగింది కదా! నాకు జరుగుతదిలేంటి అనుకుంటారండి అంతేను అందరూను. ఈ ఇన్ని నోటిఫికేషన్లు ఒస్తాయి, మనం అయన్నీ మ్యూట్ చేసుకోవాలి. ఇయన్నీ ఏమి అసలు ఏది పట్టించుకోరండి, ఏంటంటే నాకు దె కానీ అది జరిగిన తరువాత అయ్యో! నాకు ఇలాగ చెప్పారు గాని నేను వినలేదు అని అప్పుడు బాధపడతామండి మనం.
ఖచ్చు <chuckles> ఆ! అంతే <giggles> కదండీ. అదే మనకో సామెత ఉంటది కదండీ. 'చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం' అని జెప్పి. అదే అండి మనం, మనం ముందు అన్ని జాగ్రత్తలు ఇచ్చినప్పుడు, మనం జాగ్రత్తగుండాలి గానీ అయిపోయిన తర్వాత మ ఇప్పుడని మనమనే కాదండి అందరూ అలాగే ఉన్నారు, అంతా మనం చేసేది చేసేస్తున్నాము వేరే వాళ్ళు చెప్పేది మనం వినము, పాటించము, చెయ్యము. కానీ మనకేది జరగకూడదంటే ఎలాగండి?
అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండవును. అయితే చాలా చక్కగా చెప్పారండి. మీరు ఫోన్ వాడకాన్ని గురించి, మీ జీవితంలో జరిగిన అనుభవాల గురించి, చాలా సంతోషంగుంది. కానీ ఇయన్నీ మీరు చెప్పినయన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవలో జీవితంలో అనుభవం అది, ఒక తీసుకుంటే, తీసుకుని వాళ్ళని ఫాలో అయితే చాలా బావుంటదండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగుంది. ధన్యవాదాలండి.
అవును. నాకు కూడా ధన్యవాదాలు.